అన్నీ అలాగుంచేసుకునేటివండి. నేననే కాదు, ఇంకా మా నాన్నగారు కూడా ఎప్పుడన్నా కొత్త సినిమాలు రిలీజయినప్పుడు, మనకి ఈ కొత్త సినిమాలచ్చినప్పుడు అప్పట్లో మనకు ఈ ఓటీటీలు ఏమి లేవు కాబట్టి, సినిమాలేదన్నా మంచి ప్రింటొస్తంటే, ఆ ప్రింట్లనేటియి సీడీ ప్లేయర్లకొచ్చేటివనమాట. మనకు సిటీ కేబుల్‌లో వే
అదేలెండి. అవును. అదే. అంటే, దాన్ని కాపీ చేసీ ఇలా మళ్ళీ షాప్‌ల్లో కూడా పెట్టేవాళ్ళు గదా, ఒకటేదైనా సినిమా ఒస్తే. అవును.
అవును. మనకు అవును. మనకు మొదటిగా ఊరుల్లో ఊరి వరకే ఒక ఛానెల్ అని జెప్పి సిటీ కేబులు, లోకల్ చానెల్లని చెప్పి ఇలా ఉండేటివి గదా! ఆ! మాకేందంటే, మొదటేదన్నా ఒకటొచ్చిందంటే, మొదటి రాత్రి ఆ లోకల్ ఛానెల్‌లో యేసేస్తారనమాట. ప్రింట్ బావుంది ప్రింట్ బావుందని జెప్పి
లోకల్ ఛానెల్ అవును. ఆహా! ఓకే. అయితే, అందరూ ఇక ఫ్రీ షో అనమాట, అందరికి కూడా.
ఆ! ఇంక ఫ్రీ షో. అదొక రకంగా ఫ్రీ షో. మళ్ళీ ఇంక మేవే, ఇంక ఆ సీడీ తెచ్చిపెట్టేసుకునేవాళ్ళం. ఇంకా ఒక్కసారి పోతే, ఇంక చెప్తాం గదక్కడ. "అన్న! ప్రతిసారి ఇలాగే సీడీ‌లొస్తంటాయి. అయితే, సినిమా రిలీజయిన ఒక 2, 3 రోజులకొస్తే నీ దగ్గర ఒక మంచి ప్రింట్ సీడీ ఉంటదా? అంటే, అన్నా సో" "ఖచ్చితంగుంటది. ఒచ్చేసేయ్ చిన్న! ఇంకా నీకు కావా"
అదే. హ్మ్. ఆ! "నీకెందుకు? నువ్వొచ్చేయి! నేను చూసుకుంటా" అనేసి అనేవాళ్ళా? <chuckles>
ఆహా! ఇంకా నీకు కావాలంటే డిస్కౌంటిస్తాను. నువ్వెప్పుడు మన దగ్గర కొంటావు కదా! అప్పుడు మనవేమనుకునేది, "ఓహ్! మనలని మరీ ఓ"
ఓహ్! ఆఫర్ మీద ఆఫర్ బంపర్ ఆఫర్‌లాగా కనిపిచ్చుంటది మీకిక.
ఆ! మనలని మరీ ఓన్ చేసేసుకున్నాడు. ఈ అన్న మనలని నమ్మతన్నాడు. మనం ఈ అన్నని మోసం జెయగూడదు. ఇంకెక్కడికి యెళ్ళగూడదు గూడా. యెళ్
అదే. ఓహ్! ఓకే. అంటే ఒక మంచి రిలేషన్ కూడా ఏర్పడిపోయింది మీకు ఆయనతో. ఓకే. <chuckles>
ఆ! యెళ్తే ఈ అన్న దగ్గరికే బోయి సీడీ కొనాలా. పాపం అన్నను మోసం జెయగూడదు మనం. మనలని నమ్మి సీడీ తెప్పిస్తన్నట్లున్నాడు. అంటే, అది వాళ్ళకి వ్యాపారవని జెప్పి మనకి తెలీదు గదా! మనం చిన్నపిల్లలం. పాపం మనం
అదే. <chuckles> హ్మ్. అంటే, ద అదంత మనకి తెలీదు కదండి! అంటే, మన ఏజ్‌కి ఏవనిపిస్తదంటే, ఏదో మన కోసం ఏదో చేస్తన్నారు కదా ఆయనా అన్నట్టుగానే ఉంటుంది గదా!
ఆ! అలాగే నేను గూడా, అలాగే అనుకుంటూ, ఇంకలా చేసిన 50 సీడీలు దాదాపుగా అలాగే ఉన్నాయండి. ఇప్పుడికీ నా దగ్గరుండాయి. అంటే, ఇప్పుడు
ఓకే. అంటే, మరిప్పుడూ సీడీ ప్లేయర్లు అవేమి లేవు కదా మరి, ఏం చేస్తన్నారు వాటిని? జస్టలాగ కలక్షన్‌లాగా పెట్టుకొనున్నారు, అంతేనా?

అవునండి. అది ఇంతకు ముందసలు మెడికల్ షాప్‌లున్నట్టుగా ఉండేవి కదా! సీడీ షాప్‌లు. <chuckles>
నిజంగా అండి. మెడికల్ షాప్‌లున్నట్టు, కొన్ని సీడీల షాపులేందంటే, బయట పోలీస్‌లు వొస్తారని చెప్పి, ఎక్కడో లోపల కనిపించి, కనిపించకుండా పెట్టడం. అలాంటి షాపుల్లో కూడా మనం ఎళ్లి తెచ్చుకుంటూ, మీరు చు చూసినట్లయితే మనకు చిన్నప్పుడు మనకు ఈ ఒక జెటెక్సు, కార్టూన్ నెట్‌వర్క్ అని ఈ చానెల్‌లు, వాటిలో చూసే బొమ్మలు, డోరేమోన్‌లు, ఇయన్నీ మనం రోజువారీ బొమ్మలు చూస్తున్నప్పుడు అంటే, చిన్నపిల్లలు కదండీ! చిన్నపిల్లలు అంటే, మనం డోరేమోన్‌లు, ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తావుంటే, మనం ఆ! మనం చూసే సినిమాలు ఈ ఒక సీడీ ప్లేయర్‌కెళ్తే ,ఆ బొమ్మలతో సినిమాలే ఉన్నాయి, అన్న విషయం తెలుసుకున్నప్పుడైతే నేను చాలా వరకు ఆశ్చర్యపడిపోయానన్నమాట!
ఆ! <chuckles> అదే కదా! హ్మ్. అదేనండి. అంతేగా! అవే చూస్తావుంటాం. అవును. ఆహా! అంటే, అవి సినిమాలు కూడా ఉన్నాయ? డోరేమోను లేకపోతే ఇవన్ని?
ఆ! ఉన్నాయండి. ఒకటొకటి మనకు 'డోరేమోన్' అయితే వ మనకి ఎలా అయితే ఇంగ్లీష్ సినిమాలు 1:30 గంట ఆహ్, విరామంతో న నడుస్తుంటాయో, అలాగే ఇవి కూడా ఉండేటివన్నమాట. అందులోను తెలుగు భాషలో సీడీలు వొచ్చేటివి. మనకి ఇంకా ఈ 'హ్యారీ పోటర్' సీరీస్ అనడం గాని, అలాగే 'బెన్ టెన్' సినిమాలని చెప్పి అంటుంటారు కొన్ని. అలాగే 'పవర్ రేంజర్స్' ఈ 'పవర్ రేంజర్స్' అయితే నాకు తెలిసి ఈ ఒక 19స్, 20స్ కిడ్స్ ఎవరికైనా చాలా ఇష్టంగా చూస్తుంటారు. ఆ రోజుల్లో బాగా తెలుసు. ఇంకా
ఎపిసోడు. ఆ! అవునండి. అబ్బో ఓకే. <chuckles> ఆ! ఆ! అదేనండి. తెలుసు. అవునవునండి. ఖ ఖచ్చితంగా నచ్చుతాయి కూడా, చాలా బావుంటాయి కదా! అవి. <chuckles>
అవును. ఈ రోజుల్లో పిల్లలకి 'పవర్ రేంజర్స్' అన్నా, ఈ 'బెన్ టెన్' లన్నా, తెలీదు. వాళ్ళకేందంటే, వే ఈ 'డోరేమోన్' అంటే, బాగా తెలుసు గాని, ఈ అప్పటి కాలం 19స్, 2000 కిడ్స్‌కి 'డోరేమోన్' అన్నా కూడా తెలీదు కానీ, 'పవర్ రేంజర్స్' అంటే, మరీ, మరీ అసలు రాత్రి పగలైతే వాటిల్ని ఎప్పుడొస్తాయో చూసుకున్నాం అన్న రేంజ్‌లో చూసి నేను కూడా నేను పోయినప్పుడు ఆ సీడీలు అని
హ్మ్. అవును. అదే. అవును. ఇన్‌ఫాక్ట్ ఆ పాట వొచ్చేటప్పుడు అంటే, టైటిల్ వొచ్చేటప్పుడు పాటొస్తే, ఆ పాట కూడా అందరూ పాడతావుండేవాళ్ళు.

ఆహా! ఓకే. అంటే మీకప్పటిదాకా ఇలా రెంటల్ తీసుకోవచ్చని కూడా తెలీదనమాట. ఏదో ఎళ్తాము ఆ సీడీ నచ్చితే తీసుకొచ్చుకుంటాము, అక్కడి వరకే తెలుసు మీకు.
ఇక్కడేందంటే బ ఆ! అక్కడ వరకే దెలుసు. తరువాత నేనేం జేశానంటే, అవునా సరే! తీసేసుకుందాం. తీసేసుకొని తర్వాత మన దగ్గర మిగిలిన డబ్బులు ఉంటే అయిచ్చేసి పూర్తిగా సీడీ మన ఇంట్లోనే పెట్టేసుకుందాం. ఇప్పుడేంటి మనకు కావాల్
ఆ! ఇది కూడా బానే ఉందిగా మంచి ఐడియానే అది కూడా.
ఆ ఆ! ఇప్పుడు మనకేం గావాలి. ఇప్పుడింటికి పోంగానే మనం పెట్టుకొని చూడాలి. అంతే. అది కావాల్సింది మనకు మొదట. ఎందుకంటే
అవును. అదే ఇమ్మీడియేట్‌గా మనం చూడటానికి ఒక సీడీ గావాలి.
ఆ! సరే అనుకోనేను ఇంక ఒప్పేసుకున్నాను. ఆయన జెప్పిన ఆఫర్‌కి నాకు నచ్చిందనమాట. ఓకే. ఇదిగోండి అంకల్ నా దగ్గర 15 రూపీస్ ఉంది, సీడీ ఇవ్వండి. ఆయనేందంటే అప్పుడు ఇచ్చినప్పుడు నా పేరు, మా ఇంటి అడ్రెస్సు, మా ఇంట్లో మా నాన్నగారు నెంబర్ అడిగారు అది చెప్పి తీసుకోచ్చుకున్నానన్నమాట.
హ్మ్. ఓకే. ఆ! ఆ! జా ఇచ్చారా నాన్నగారి <chuckles> నంబరు?
ఆ! ఇచ్చాను. ఇచ్చి "ఇది కరెక్ట్‌గా రా చిన్న 3 రోజుల తర్వాత నువ్వు ఆ రోజు అయిపోయే లోపల ఏదోక సమయాన ఒచ్చి నాకి ఈ సీడీ ఇచ్చేస్తే, నేను నీ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ రాంగ్ స్ట్రైక్ అవుట్ చేసేసుకుంటాను. అంటే నువ్వు నాకిచ్చేసావు అన్నట్లు అని." నేనేందంటే సరే అంకల్ అని జెప్పి తీసేసుకొని నేను ఇంకా ఆ రోజంతా బెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ రెండో రోజు మామూలుగా మా తాతయ్య మా ఇంటికొస్తే ఆయన నాకు ఒక రూ. 50 రూపాయలు చేతిలో ఇచ్చాడన్నమాట ఖర్చులకు వాడుకో అని. ఆ! నేనేం జేశానంటే ఆయనకి ఇవ్వాల్సిన ఆహ్, అంటే పూర్తిగా సీడీ తీసుకున్నాం అనుకోని అం ఉంగ్ రిమైనింగ్ ఒక 15 రూపీస్ ఇచ్చేసి ఇంకా రూ. 30 రూపాయలుంది గదా! దాంతో ఇంకో సీడీ గూడా తెచ్చేసుకున్నానన్నమాట. అంటే
ఓకే. హ్మ్. ఓకే. అదేలెండి. హ్మ్. ఆ! ఆహా! డబ్బులొచ్చేసినాయి అయితే మీకు. ఓకే. ఆ! ఆ! ఆహా! సూపర్ అసల. <chuckles> అంటే ఏదో ఇచ్చారుగా దాసుకుందాం అని కూడా లేదన్నమాట. మొత్తం ఖర్చు పెట్టేసారు ఆ సీడీలకే.
ఆ! అదే చెప్పాలనుకుంటున్నాను. నాకేంటంటే మరి అంత పిచ్చనమాట సీడీలు అన్నా కూడా, అలా చూడడం. ఆహ్, మ మరీ
ఓకే. అప్పుడది డీవీడీ ప్లేయర్‌లో పెట్టుకొని జూసేవాళ్ళా, లేకపోతే కంప్యూటర్‌లో పెట్టుకునేవాళ్ళా?
మాకు నార్మల్ సీడీ ప్లేయర్ ఉండేదండి. అప్పట్లో మనకిప్పుడు ఎలాగైతే మనకి సీడీలుంటాయో, అప్పట్లో సీడీలుండేవి. మీరన్నట్లు ఈ టేప్‌లు అలా గాదన్నమాట. అవి మరీ కా
ఓకే. అంతేలెండి. అంటే మనకి ఈ సోనీదో లేకపోతే ఏదో ఒక కంపెనీది <chuckles> అలాగా ఆ!
ఫిలిప్స్ అని జెప్పి, ఇలాగ పలు రకాలుగా ఉండేటివన్నమాట. కానీ మేము వాడేది మాత్రం ఫిలిప్స్ కంపెనీ సీడీ ప్లేయర్ అన్నమాట. దాంట్లో మేము ఉట్టి సియి
ఓకే. దానికి కేబుల్ కూడా మూడుంటాయి కదండీ. రెడ్డు, వైట్, యెల్లో. ఆ!
అవునండి. రెడ్డు, ఆ యెల్లో, వైట్ ఈ 3 జాకుల్ని టీవీకి ఎనక పక్క పక్కనిచ్చింటారు. వాటికి కనెక్షన్ జేసి ఈ 2 ప్లగ్‌లాన్ జేసుకుంటే మనకొచ్చేసేదన్నమాట. ఆ రిమోట్ గూడా మనకు ఆప్షన్స్ వైస్ ఇప్పుడేట్లాగైతే మనకు కంప్యూటర్‌లో ఆ ఫోల్డర్స్ అలాగొచ్చేదన్నమాట.
అదే. అదే. అదే.